ఆ! అంటే ఆ భయం పోవాలి గదా! కొంచెం <smacks lips> ఆ యాంక్సైటీ అనేది పోవాలి. ఆహ్, అప్పటి వరకు ఉన్న మూవ్మెంట్ పోవాలి. కొంచెం ఫ్రీ అవ్వాలంటే మళ్ళీ మంచిగ ఏదైనా మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకుంటూ వెల్‌క వెళ్ళేవాళ్ళం అన్నమాట.
అవును. మరీ ఆ సందర్భానికి మీకు తగ్గట్టు సాంగ్ అంటే మీకు ఏది గుర్తుకొస్తది? మీరు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు.
మొత్తాన్ని మంచి ఫేవరెట్ సాంగ్సే వింటూ ఉంటాం. అంటే మెలోడీ సాంగ్సే హిందీలో హిందీలో అని అన్నట్టుగానే ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఓల్డ్ మెలోడీ సాంగ్సు. అటువంటి పాటలు నేను ఎక్కువగా వింటూ ఉంటానన్నమాట. అంద్ అవి విన్నప్పుడు చాలా మైండ్ రిలాక్స్ అయిపోతూ ఉంటుంది.
హ్మ్. ఓకె. ఓకె. మరీ అవును. ఖచ్చితంగా అండి. అంటే మనకు నచ్చిన మెలోడీ సాంగ్స్ వినడం అనేది మనకు చాలా మనశ్శాంతిని ఎక్కువగా తెస్తుంటాయి. పర్సనల్‌గా కూడా.
ఆ!
ఇంక అలానే మనం చెప్పుకుంటే, ఇలా కార్ ట్రిప్సే గాకుండా...
పర్సనల్‌గా మీకు ఒకా మొబైల్‌లో సాంగ్స్ వినడంకంటే మనమందరం సాంగ్స్‌నంతా ఒక పక్కన లిస్ట్‌లాగా పెట్టుకుంటాం. ప్లే లిస్ట్ అంటుంటారు. అలాగే ఇటువంటివి ఉంటుంటాయి. మీకు అలాగా ఉందా మీ మొబైల్‌లో? సాంగ్స్ వింటూ మీ టేస్ట్‌కి తగ్గట్టు పెట్టుకోవడం.
అవునండి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నా ప్లే లిస్ట్ వచ్చేసి ఆహ్, నా ఫేవరెట్ హీరో తోనే నిండిపోయి ఉంటుంది. అది దానిది అది కాకుం 'పవన్ కళ్యాణ్' గా అన్ని పాటలు కూడా నిండిపోయి ఉంటాయి. <chuckles>
హ్మ్. ఎవరండి మీ ఫేవరెట్ హీరో? ఓహ్! మీరంతా ఎర్ర కండువా ఫాన్సు. అలాగే మెడ మీద చేతులు పెట్టుకొని మీ సింబల్ మీకుంటది గదా!
'పవర్ స్టార్'. ఆ! ఆ! ఖచ్చితంగా ఎందుకంటే ముందు అసలు ముందు ఎప్పటినుంచో ఊహ తెలిసినప్పటి నుంచి గూడా మొదటి సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షోకెళ్ళంది. మనం అది ఉండలేం అన్నమాట ఆ సినిమా. అలాగే
మరి మీరు 'ఓజిలో' పాటలు వింటుంటారా?